ఓకే. ఓకే. అదేలెండి.అబ్ మరి మామూలుగా ఇట్లా ఎంతమందికి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అట్లా ఆర్డర్స్ ఎలా బాగా వచ్చాయా?
ఫస్ట్ నేనిచ్చానండి వాళ్ళకి అంత బాగా నార్మల్‌గానే ఉన్నాయన్నారు. తర్వాత నేను చూశాను. అంటే నాకు నేను స్మెల్ అంత ఎక్కువ రావట్లేదని చూసుకొని మళ్ళీ ఒక సప్లయర్స్‌ని పట్టుకొని మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ కొనుక్కున్నానండి. మంచి మంచి స్మెల్స్ వచ్చేవి. ఫర్ ఎగ్జాంపుల్ లిల్లీ గానీ, జాస్మిన్ గానీ, రోజ్ గానీ, చాక్లెట్ గానీ, వెనిల్లా గానీ ఇలా మనకి డిఫరెంట్ ఫ్రేగ్రెన్సెస్ ఉంటాయి. లావెండర్ చాలా ఫేమస్.
హ్మ్. ఆ! ఓకే. ఓకే. ఓహ్! ఆహా! ఉంటాయి. ఓకే. అంటే కాదు అంటే అది మనకి ఫీడ్‌బ్యాక్స్ ఇచ్చేవాళ్ళా మీరు ఫస్ట్‌లో ఆర్డర్స్ ఇచ్చారు కదా! వాళ్ళు ఏమన్నా కోప్పడడం గానీ అలా ఏమన్నా అయిందా?
ఆ! సో ఆ! ఇచ్చేవాళ్ళండి. ఆ! కోపడేంత ఏం లేదు ఎందుకంటే నేను తక్కువ రేట్‌కే ఇచ్చాను స్టార్టింగ్‌లో. కాకపోతే చెప్పారు. ఆహ్, ఒక హాఫ్ ఎన్ అవర్ వచ్చింది. ఇప్పుడు ఇన్ ఆహ్, టూ హండ్రెడ్ ఎంఎల్ ది క్యాండిల్ నైటంతా వెలుగుతదన్నప్పుడు నైటంతా స్మెల్ రావాలి కదా! ఒక హాఫ్ ఎన్ అవర్ వచ్చేసి తర్వాత నార్మల్ క్యాండిల్ లాగానే వెలిగు వెలుగుతుంది. కా ఆంటీ నాకు చెప్పారు చాలా. మా పక్కింటి ఆంటీ ఉంటది. బా చెప్తది తను. "ఇది ఇది ఇది మార్చుకో, ఇది చేసుకో" అని తను, తను ఫీడ్‌బ్యాక్ నాకు చాలా హెల్ప్ అయింది.
<chuckles> ఓకే. హ్మ్. అవునవును. ఓకే. అలా వచ్చినయనమాట. ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఎవరు? అంటే ఫ్రెండా? లేకపోతే ఆహ్, ఈ బిజినెస్ ద్వారా పరిచయమైన వాళ్ళు? ఓకే.
ఆ! మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ అండి. లేదు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ. అయితే నేను మళ్ళీ ఇంటర్నెట్‌లో ఎందుకింత మిస్టేక్ వస్తుంది అని జెప్తే, వాళ్ళొక ప్రపోర్షన్ ఇచ్చారు. "ఆ ప్రతి 100 ఎంఎల్ వ్యాక్స్‌కి 6 ఎం 6 ఎంఎల్ ఎసెన్షియల్ ఆయిల్ ఉంటేనే బా బాగా బ్లెండ్ అవుతది. అప్పుడే మంచి ఆహ్, స్మెల్ అనేది వస్తది." అని చెప్పారు. అప్పటి నుంచి
ఓకే. హ్మ్. ఆ! ఓకే. ఓకే. అప్పటి నుంచి బానే వచ్చినియా?

అది ఆ! అదే ఒక్కొక్క మూడ్‌కి ఒక్కొక్క ఫ్రేగ్రెన్స్ ఉంటదండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెస్‌లో చ్ నేనిది ఇది కూడా నేను బాగా స్టడీ చేశాను. అందుకే కస్టమర్స్ ఓచ్చినప్పుడు చెప్తాను, "మీకెలాంటి మూడ్ కావాలి?" అంటే ఇప్పుడు డిన్నర్ డేట్ ఉంది. <smacks lips> ఆహ్, వాళ్ళ హస్బెండ్‌తోని ఆమె చేయాలనుకుంటుంది. అప్పుడు రోజ్ కానీ, వెనిల్లా గానీ తీసుకోమంటాను. ఆ! ఓకే.
అప్పుడు హ్మ్. ఓహ్! ఆ హ్మ్. హ్మ్. ఓకే. హ్మ్. ఆహా! ఓకే. ఓకే. ఇట్లా ఆ ఓకే. ఆ సిట్యుయేషన్ ఇప్పుడు బర్త్‌డే అయితే ఒకలాగా, యానివర్సరీ అయితే ఒకలాగా, అట్లా ఉంటాయన్నమాట ఫ్రేగ్రెన్సెస్ కూడా. ఓహ్! నైస్.
ఆ! అవునండి. కపుల్స్‌కి అయితే చాలా బావుంటది. రోజ్ అయితే యు కాంట్ బిలీవ్ అండి, రూమ్ అంతా మీరు ఫ్రెష్ రోజెస్ ఓచ్చేస్తే ఎంత స్మెల్ ఓస్తదో? అంత బావుంటది ఆ క్యాండిల్ వెలిగిస్తే.
ఓకే. <chuckles> ఓహ్! ఆ ప్లెజెంట్ ఫీలింగ్ అనేదైతే ఉంటదంటారు. ఓకే. మీరెప్పుడన్నా ఆ మీ సొంతంగా
ఆ! అవునండి. ఇంకోటి యాంగ్జైటీకి, మెడిటేషన్‌కి హ్మ్.
ఆ! మీ సొంతంగా చేసుకొని మీ ఆహ్, మీ హస్బెండ్ మీరు అలా ఆహ్, అంత మంచి అద్ ఆహ్, ఫ్రేగ్రెన్స్ ఆస్వాదించిందా ఉందా? బయట యానివర్సరీ టైమ్‌లో అట్లా? <chuckles>
ఆ! చేశామండి. ఆహ్, లేదు లేదు. అంత యానివర్సరీ ఏం చేసుకోలేదు. మామూలుగా మొన్న బెడ్రూమ్‌లో పెడుతుంటాను. మ్యాంగో ఫ్లేవర్ ఒకసారి ఆహ్, లావెండర్ ఒకసారి, చాలా బావుంటది. అండ్ మనం వాడేవి కూడా చాలా క్వాలిటీ మెటీరియల్స్ అనమాట. కాబట్టి పీల్చుకున్నా కూడా హెల్త్ ఇష్యూస్ అనేది ఏముండవు. ఆ!
<chuckles> ఓకే. ఓకే. ఓకే. నైస్. <chuckles> ఓకే. ఏముండదు. బట్ ఆ ఫీలింగ్ అయితే ఉంటదంటారు. ఇప్పుడు నేనే ఒక ఎవరన్నా ఒకళ్ళు స్ట్రెస్‌లో ఉన్నారనుకోండి వాళ్ళకైతే ఆ ఫీలింగ్ ఉంటుందంటారు.
హ్మ్. ఖచ్చితంగా ఉంటదండి. ఊరికేనే ఫేమస్ కాదు. మామూలుగా ఇవి ఇప్పడును ఇప్పడున క్యాండిల్స్ మనకు ఫేమస్ అయ్యాయిగానీ అంతకుముందు మనకు అగర్బత్తులు పెట్టేవాళ్ళు. మంచి స్మెల్ కోసము. ఇప్పుడు మంచివి. కాబట్టి స్మెల్ ఎప్పుడైనా సరే మన మూడ్‌ని ఇన్ఫ్‌ఫ్లుయెన్స్ చేస్తదండి.
ఓహ! హ్మ్. ఆ! అవునవును. ఓకే.